బాలీలో గూడా ఇట్లా అన్ని వీస్ బీచె‌స్ బావున్నాయి. అంటే, కొన్ని వరకు బావున్నాయి. కొన్ని అంత బాలేదు గానీ, ఆహ్, బీచెస్ వరకు బావున్నాయి. మళ్ళీ ఆ స్వింగ్ పాయింట్ ఉంటది జూసారా? మెయిన్ అదే.
ఓకే. హ్మ్. నిజమే అండి. చాలా మంది అక్కడ ఫోటోస్ దిగడం, ఇన్‌స్టా‌గ్రామ్‌లో పెట్టడం గురించి విన్నాను నేను గూడా. మీరు కూడా దిగారక్కడ? <chuckles>
అవును. అవును. ఆ! అవై ఏ ఏంటండి?
ఆ స్వింగ్ పాయింట్‌లో మీరు గూడా ఫోటోస్ దిగారా?
ఆ! దిగాం. దిగాము. వీడియోసు, ఫోటోసు అన్ని. బాగా. తరువాత మళ్ళీ అండమాన్ వెళ్ళాము.
ఓకే. బావుంది. హ్మ్. అండమాన్. అండమాన్ ఎలా ఉంటుందండి? అండమాన్ కూడా బావుంటుందా?
ఆ! అండమాన్ గూడా బావుంటుంది. కాకపోతే మేము రాంగ్ స్టెప్ ఏంటంటే, సమ్మర్‌లో ఎళ్ళాము. ఆల్రెడీ సమ్మర్ అది. ఇంకా కొంచెము సఫోకేటింగ్‌గా ఉంది గాని, బట్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి బీచెస్ వైస్ అక్కడ ఒక జైల్, అండమాన్ జైల్ మెయిన్. మనం
ఓకే. అవునండి. కాలపాని జైలంటారు.
అవునవును. చాలా బావుంది. ఆహ్, మెయిన్‌గా రిఫ్రెష్‌మెంట్ కోసం.
ఓకే. మీరు అండమాన్ బావుందంటారా? బాలీ బావుందా? మీరేమంటారు?
ఏంటి?
బాలీ బావుందా? అండమాన్ బావుందా?
ఆబ్వియస్‌గా బాలీ‌యే బావుంది.
<laughs> అంటే మీరు బాలికి రైట్ టైమ్‌లో వెళ్ళినట్టు ఉన్నారు గానీ, అండమాన్ <chuckles> రాంగ్ టైమ్‌లో వెళ్లారు.
<giggles> అవునవును. అందులోను ఇదివరకు అండమాన్‌లో ఆ ప్యూరెస్ట్ ఆహ్, ఓషన్ ఆహ్, సీ అట్లా ఉండేది అని ఆహ్, ఉండేదంట. బట్ ఇప్పుడు ఎట్లా అంటే, అంత మట్టి ఇట్లా <smacks lips> ఆహ్, ఫ్రెష్‌గా లేదు వాటరు.
ఓకే. ఓకే. కొంచెం డర్టీ, డర్టీ‌గా అయిపోయిందన్నమాట. ఓకే. ఓకే. ఆ విధంగా
సో, ఆ కంపేరేటివ్ అక్కడ బావుందన్నమాట.

మీకు నచ్చలేదు. మో మోస్ట్‌లి ఏంటంటే వైఫ్ అండ్ హస్బాండ్ ఉంటే గనుక వాళ్ళిద్దరే వైఫ్ ఖచ్చితంగా చెప్తూ ఉంటుంది భర్తతో‌న్ని మన ఇద్దరమే వెళ్దాం. లేకపోతే పిల్లలుంటే పిల్లల్ని తీసుకొని వెళ్దాం.
నచ్చలేదు పెళ్లి అయిన ఆ! అంటే అది అప్పుడే కొత్త కదండీ అంత ఆహ్, తెలీదు అసలు ఫస్ట్. <smacks lips> ఆ! ఇట్లా, హ్మ్.
నిజమే. మీరన్నది కరెక్ట్. మీరన్నది కరె‌క్టే. అంటే ఫస్ట్, ఫస్ట్ ట్రిపే ఎప్పుడైనా ఇద్దరు సోలో అంటే ఇద్దరు కలిసి వెళ్తేనే బావుంటది. అది మెమరబుల్ ట్రిప్ అవుతుంది. అందరూ గనుక వెళ్తే అది ఏదో ఒక గ్రూప్ టూర్ అవుతుంది గాని!
అంతా! <chuckles> అంత మెచ్యూరిటీ అప్పుడు ల్ లేకపోయిందనమాట చెప్పాలంటే. బట్ అంటే అన్ నేమనుకునేదాన్నంటే అందరూ ఒకలాగే ఉంటారేమో అనుకున్నాను, బట్ అది రాంగ్ అని నాకనిపించింది. అట్లీస్ట్ నాకేమనిపించిందంటే ఫ్రెండ్స్‌తో ఎళ్ళిన బావుండేది. <smacks lips> ఇప్పుడు మీరన్నట్టు వైఫ్ హస్బాండ్ అంటే ఇద్దరెళ్ళినా బోరిం‌గే చెప్పాలంటే అన్ని రోజులు. ఒక ఫ్రెండ్స్‌తొ, స్నేహితులతో ఎళ్తే ఆ ఎంజాయ్మెంట్ వేరని నాకనిపించింది.
ఓకె. ఓకె, ఓకె. ఓహ్! అవును. హ్మ్. వేరు ఉంటుంది. నిజమే అండి పే ఫ్రెండ్స్‌తోనే ఎప్పుడైనా కొంచెం డిఫరెంట్‌గానే ఉంటుంది. కొంచెం ఎక్కువ మెమరబుల్‌గా ఉంటుంది నార్మల్ కంటే కూడా. ఓకె.
హ్మ్. అవును. ఆ తర్వాత నేనింకా అంత ఇష్టపడలేదు చెప్పాలంటే. అదేంటంటే నాకు ఆహ్, అంటే, కొంచెం బ్యాడ్ మెమరీ లాగా అనిపిచింది ఆ ట్రిప్ అయితే.
ఓకె. అంటే కొన్ని కొన్ని సంఘటనలు అనుకోని సంఘటనలు ఎదురు కావడం అవి మీకు నచ్చలేదు. అవన్నీ. సో మీకు వద్దనుకున్నారింక ఆ తర్వాత.
హ్మ్. ఒద్దనుకున్నాను. కానీ తర్వాతేమైందంటే ఇప్పుడు 2023లో అప్పుడు మా ఫాదర్‌కి హెల్త్ బాలేదు. సో నే‌నేంటంటే జాబ్ మానేసి ఒక కంప్లీట్‌గా ఒక 6 నెలలు నాన్నతోనే ఆహ్, ఉండడం జరిగింది. చాలా అంటే, చాలా ఒత్తిడి ఇట్ల ప్రెషర్ తీసుకొని ఆహ్, ఫాదర్ ఏంటంటే ఇంకా మా నాన్నకి స్నానంతో సహా అన్నీ నేనే అనమాట.
ఓకె. హ్మ్. ఓకె. అవునండి.